నా నుండి అయితే నేను ఫస్ట్ ఫస్ట్ మా పాపకి నేర్పిచ్చిన పని ఎల్లిపాయల్ని దంచడం.
హ్మ్. హుహు.
ఎల్లిపాయల్ని దంచడం నేర్పిచ్చా అనమాట ఫస్ట్ ఫస్ట్. అప్పుడే తను పను పనులకి ఇంట్రొడ్యూస్ అవుతుందన్నమాట. తనకప్పుడు 3 ఇయర్స్ అయితే
ఓకే. హ్మ్, ఓకే. ఓహ్! ఓకే అంటే ఏ వయసులో నేర్పించారు? అప్పుడు పిల్లలకి ఎంత వయసున్నప్పుడు?
పాపకి, పాపకి 3 ఇయర్స్ అప్పుడు. అలా ఎల్లిపాయి దంచడం ఆ! అంటే అది కోవిడ్ టైమ్ అనమాట. తనూ ఇక నేను ఏ పని చేస్తూ ఉంటే, నా వెనకాలే తిరుగుతూ ఉండేది. ఆహ్, బట్టలు వాషింగ్ మిషన్‌లో వేస్తుంటే <chuckles> తను గూడా వేయడము. నేను వంట కూర చేస్తూ ఉంటే
ఆహా! అంత చిన్న వయసులోన? <chuckles> ఓకే. <giggles> ఎంత ముచ్చటగనిపిస్తుందో. అదే కదా! ఇంటికి మహాలక్ష్మి అంటారు మరి ఆడపిల్లని ఊరికే అంటారా? <chuckles>
<chuckles> అదే. ఆహ్, ఎల్లిపాయలు దంచడం గానివ్వండి, తను చేస్తూ ఉండేది. నేను ఒకసారి ఇల్లు ఊడుస్తూ ఉన్నా. ఊడుస్తుంటే వయ్ ఏదో కోవిడ్ టైమ్‌లో పని వాళ్ళు రారు కదా. నేను ఊడుస్తూ ఉంటే, ఒకసారి తనే తీసుకొని తనే ఊడ్చేస్తుంది. నేను ఆ వీడియో క్లిప్ కూడా ఆహ్, దాచిపెట్టుకున్నా ఫస్ట్ టైమ్ తనంతట తను ఆహ్, పొరక పట్టుకొని ఊడ్చేదంతా వీడియో తీసా అనమాట తను జేసేది. <chuckles>
అవును. హ్మ్. అవును. అవును. హుహు. అవును. ఓహ్! <chuckles> హ్మ్. చేస్తుందో! <chuckles> ఓహ్! ఓకే. ఎంత బాగా అనిపిస్తుందో. సో, అలానే హ్మ్.
టా ఆ! అది తను ఫస్ట్ టైమ్ నన్ను ఇమిటేట్ జేసింది చూసా. ఎలా ఊడవాలి అనేది నేను నేర్పియలేదు. కానీ తను నన్ను చూస్తూ చూస్తూ అది ప దాన్ని పట్టుకోవడం గానివ్వండి, ఊడవడం గానివ్వండి నేర్చుకుంది.
అవును. అవును. <chuckles> కదా! నేర్చేసుకొనెను. అవును, హ్మ్.